ఇప్పుడు సాధారణంగా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక కష్టమైన రోజు అనేది ఉంటది. అంటే, కొంతమందికి ఒక రోజు ఉండొచ్చు. కొంతమందికి సంవత్సరం పొడుగుతా ఉండొచ్చు. అలాగా మీ జీవితంలో ఒక కష్టమైన రోజు తర్వాత <lip trill> రిలాక్స్ అవ్వటానికి ఏమేం చేస్తా ఉంటారు?
ఆ! ఆ! హ్మ్. కష్టమైన రోజంటే, ఇప్పుడు ఈ పని ఒత్తిడనేది ఈ మధ్య చాలా ఎక్కువైపోయిందండి. ఎందుకంటే ఒక ఒకవైపు సిబ్బంది కొరత. కొంతమంది అంటే, మనకు కావాల్సినంత స్టాఫ్ ఉండరు. ఆహ్, సో, ఆ పని ఒత్తిడి మన మీద పడిపోతుంటుంది. స్టాఫ్ లేనప్పుడు వాళ్లు చేయవలసిన పని, వీళ్లు చేయవలసిన ఇద్దరు ముగ్గురు చేయవలసిన పని ఒక్కడే చేయవలసినప్పుడు
అవునా? హుహు. హ్మ్. అంటే మీరు ఆహా! మీరు వృత్తి పరంగా ఏం జేస్తా ఉంటారు?
నేను బ్యాంక్‌లో పని చేస్తానండి.
బ్యాంక్ అబ్బో! చాలా కష్టమైన పనే గదా! బ్యాంక్‌లో అని చెప్పేసినంతనే. అనుకున్నంత సులువు కాదు కదండీ బ్యాంక్‌లో పని జేయడం అనేది.
ఆహ్. సులువు కాదు. అంటే, మైండు కాన్సంట్రేషన్ అంతా చాలా ఎక్కువ పని చేయాలనమాట. మీకు దాని మీద, పని చేసేటప్పుడు ఆహ్, శారీరక శ్రమ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా, ఆహ్, హ్మ్. మ మైండ్ కానివా ఆ! ఆ! మైండ్ ఎక్కువుంటది. ఏకాగ్రత చాలా ఎక్కువ ఉండాలి. ఎక్కడా హ్మ్, ఆహ్, వ ఒక్క పిసరు కూడా తగ్గకూడదు. తగ్గామా, అయిపోయింది. ఎక్కడో దెగ్గర దెబ్బ తినే
హ్మ్. అవునా. హ్మ్. హ్మ్. హ్మ్. మానసికంగా ఎక్కువ మైండనేది ఎక్కువుంటది. ముందుల మైండ్ తోటి పని చేయాల్సింది ఎక్కువుంటది. అవునా. అంటే, మరి ఎప్పుడన్నా గాని తప్పులు చేసిన సందర్భాలేమైనా ఉన్నాయా? మీరు పని జేస్తావుండి?
తప్పు చెయ్యనివాడు అసలు ఉండరు సారు. అందరూ తప్పులు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి.
అవునా మ తప్పు చేసినప్పుడు, తప్పు ఏం తప్పు చేసారప్పుడు మీరు సాధారణంగా?
తప్పులునుకోండి. ఎలా ఉంటాయంటే ఒకో ట్రాన్సాక్షన్ బట్టి ఉంటాయి. ఇప్పుడు ఒకాయనేం చేస్తాారంటే చెక్కు బుక్కు తీసుకుంటానంటాడు.
హుహు. హ్మ్. ఓకే.
చెక్కు బుక్కు తీసుకుంటానంటే ఆహ్, సరే చెక్కు బుక్కు తీసుకోవాలని మనం ఓకే. ఆయన ఒక రిక్విజేషన్ ఇస్తాడు, దాంట్లో మనం ర చూసుకొని, ఖాళి అయిపోయిందని చె చెక్కు బుక్కు అంటే ఈ ఈ ఎవరైతే ఈ రిగ్విజేషన్ తెస్తారో ఆహ్, ఆ బ్యారర్‌కి ఈ బ్యారర్ ఆఫ్ దిస్ లేటర్ ఆయనకిచ్చేయండి అంటాడు.
హ్మ్. ఓకే. హ్మ్.
అవ్ హ్మ్. మనవేం చేస్తాం గబా గబా చూసుకొని సిగ్నేచర్ ట్యాలీ అయిపోయింది. మనం ఆయనకిచ్చేస్తుంటాం.
అయన్నీ కూడాను సరిపోయింది అని చెప్పేసనుకోని మీరు చేస్తారు. ఆ! ఓకే. ఫైను. బానే ఉంది.
ఇచ్చేస్తాం కాకపోతే ఈ సిగ్నేచ ఇదేమో ఫోర్జుడు సిగ్నేచరుంటుందది.
అయ్యో! మరి మీకు అంటే అతను పర్టిక్యులర్‌గా అతను సంతకమే అని చెప్పేసని మనకు తెలీదు కదా!
అతని సంతకం మనకి రికార్డ్‌లో మన దగ్గర సిస్టమ్ ఓపెన్ చేసి మనం ఆ ఈ ఎ ఎకౌంట్ నెంబర్ కొట్టగానే ఆయన సంతకం నాకు కనబడుతుంది. కానీ. ఈ, ఈ ఫోర్జుడు ఈయన కొన్ని వేల సార్లు వాళ్ళ ఆ బేారర్ ఎవరైతే ఉంటాడో చెక్కు బుక్కు తెచ్చినటువండి అచ్చే రిక్యుజిషన్ తెచ్చినాయన ఉంటాడు కదా! ఆయన. కొన్ని వేల సార్లు ఆ సంతకాన్ని ప్రాక్టీస్ చేసి అలా సంతకం పెట్టేస్తాడు అచ్చుగుద్దిన్నట్టు. ఓహ్! ఫోర్జుడ్ సిగ్నేచరుంటుంది. అదీ
రికార్డుల్లో ఉన్నదాని వరకు. హ్మ్. హ్మ్. ఓకే. అవును. అబ్బా! ఆహా! మరి మీరు దాన్ని పాస్ చేశారా?
ఆ! పాస్ చేసేస్తాం కదా! ఇప్పుడు ఎవరైనా అంతే. ఇప్పుడు మనం ఆడ కూర్చున్నామనుకోండి, ఈ సిగ్నేచర్ ఈ సిగ్నేచర్, ఈ సిగ్నేచర్ ట్యాలీ అయిందా? లేదా? ఇలా చూసుకుంటాం. ఇప్పుడు హ్మ్. ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువుంటుంది కదా! చాలా ఎక్కువున్న ఆ! ఆ!
ఆ! హ్మ్. హ్మ్. అంతే కదండీ మరి. ఒకళ్ళు కాదు గదా! ఒకళ్ళదే చూసుకుంటా కూర్చుంటే కాని పని గదా! మొత్తం అంతా కూడాను.
ఆ! అప్పుడేంటి జస్ట్ మామూలుగా కొన్ని ట్యా అయితే ఈ సిగ్నేచర్ కూడా ఎప్పుడో పదేళ్ళు, పదిహేనేళ్ల క్రితం మనం తీసుకుంటాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ అకౌంట్‌లో సిగ్నేచర్ చూస్తే కొంచెం స్ట్రోకు చిన్న పిసర తేడా ఉంటది. ఆ! కానీ, ఆ! ఓవరాల్‌గా ఒక హ్మ్. నా 70, 80 పర్సంటు ఆ దాంతో సరిపోయిందనుకోండి, ఓకే. మనం ఇలా చూడగానే ఆ! మన అనుభవం చెప్తుందనమాట. ఓకే అని పాస్ చేసేస్తాం. పాస్ చే
అవును. హ్మ్, హ్మ్. ఓకే. మరి, మరి దాన్నుంచి ఎలాగా ఇప్పుడు అది తప్పు జరిగిందని జెప్పేసని మీకెవరు చెప్పారు?
ఎవరు చెప్తారు ఆళ్ళు ఆ! వాళ్ళు మనం చెక్ బుక్ ఇచ్చేస్తాం. మళ్ళీ వాళ్ళు చెక్కు విత్‌డ్రా ఒకవేళ అమౌంట్ విత్‌డ్రా జేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అదేక్కడో బయట పడుతుంది. ఏప్పుడు ఇప్పుడు మీ మీ అకౌంట్‌లో డబ్బులెవరో విత్‌డ్రా జేసుకున్నారనుకోండి, మీరు ఎన్ని రోజుల తర్వాత ఒక రోజు తర్వాత రావచ్చు అదృష్టం బావుంటే. ఒకవేళలేకపోతే ఆ!
అది సంగతి. అది ఆ! మరి అలాంటి సమయాల్లో <smacks lips> మరలా స సమయాల్లో ఎలా బయటికొచ్చారు మరి మీరు? ఏం తప్పు జరిగిందని జెప్పేసనే దానికి ఎలాగా దాన్ని ఎప్పుడన్నా మరీ ఎవరి దగ్గర నుంచన్నా గాని, పైధికారుల దగ్గర నుంచి కానీ అక్షింతలు అట్లాంటియేమన్నా పడినయా?
ఈ అది బా పడతాయి. అన్ మే చా! ఛార్జ్‌షీట్లు ఇచ్చేస్తారు. మెమోలు, ఛార్జ్‌షీట్లు హ్మ్. గట్టిగా ఉంటే ఇంకా సస్పెన్షన్లు. ఇయన్
బా పడతాయ్యా? హ్మ్. హుహు. మరీ అలాంటి టైముల్లో అలాంటి టైముల్లో మరీ ఇంటికొచ్చినప్పుడు కానియండి, ఇలాగా బాగా ఒత్తిడికరంగా ఉంటది గదా! మీకు.
అవునండి. అవునండి. ఒచ్చినియ్.
మరి ఎళ్ళు ఏం జేస్తారు ఇంటికొచ్చిన తర్వాత రిలాక్సవ్వటానికి మీరు?
ఇంటికొచ్చిన తర్వాత రిలాక్సవ్వడం కంటే ముందు కుటుంబ సభ్యులతో కొంచెం గడిపితే కొంచెం రిలాక్సేషనొచ్చేస్తుంది మనకి. హ్మ్.
చెప్తారా మరి జరిగిన విషయం అదంతా కూడాను? బ్యాంక్‌లో గానీ, ఇట్లా మీ పని ఒత్తిడిలో ఇలా జరిగింది అని చెప్పేసనిదా విషయాలేమన్నా చెప్తారా?
వాళ్ళకి చెప్పను. హ్మ్. చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వినే ఓపికుండదు. ఎన్ని అన్నీ ఇబ్బందులే. అదే వాళ్ళకి చెప్పాననుకోండి, వాళ్ళు కూడా ఇంకా ఇదవుతారు. అప్పుడు నాకు
హుహు. అర్థం కాదు. అవునా? మీకు కొంచెం మనశ్శాంతిగా అనేది ఉంటది గదా! ఏదన్నా ఇప్పుడు పని ఒత్తిడి కానీ అట్లాంటి ఏదన్నా ఉన్నప్పుడు హ్మ్. చెప్పుకుంటే ఇంట్లో మనుషులకి.
అహా! ఆహ్. ఆ! ఆ! మనశ్శాంతి నాకు తెలిసి ఉండదనుకోండి. ఎందుకంటే ఇలాంటిది జరిగిందని చెప్తే వాళ్ళింకొంచెం ఇబ్బంది పడతారు.
ఇంకొంచెం ఎక్కువ టెన్షన్ బడతారని. హ్మ్. ఆహ్, మరి మీరు మీరు సంతోషంగుంటానికి ఏం జేస్తారు?
ఎక్కువ టెన్షన్ పడతారు. ఇగ వీళ్ళతో గడిపితే కొంతవరకు సంతోషంగానే ఉంటాను. ఆహ్, నా ఎందుకంటే ఏదోకటి అడుగుతూంటారు. ఇది కాదంటారు, అది కాదంటారు. నువ్విలా "చేసావు, అలా చేసావు. ఇది, అదనేదో" అంటూంటారు. దాంతో ఆహ్ మనం రిఫ్రెషయిపోతూంటాం అనుకోండి. మళ్ళి ఆహ్, మనం బుర్ర మామూలుగా ఒచ్చేసింది. కానీ, ఆహ్, వాళ్ళకి చెప్పకూడదు, ఒకటి. రెండోదేమో, ఈ ఇలాంటివి కాపోతే, ఈ యోగా, ధ్యానం లాంటివి ఒక 10 నిమిషాలు, రామనామ స్మర చేసుకున్నా
హ్మ్. అంతే గదా! హ్మ్. అది. హ్మ్. యోగాలు, అలాంటివి కూడా చేస్తా ఉంటారయితే మీరు?
అవునండి. రిలాక్సవ్వడానికి ఆహ్, రామనామ స్మరణ జపించుకున్నామనుకోండి, ఓ 108 సార్లు. ఆ! జే ఆహ్, అప్పుడు కొంచెం రిలాక్సయ్యే పరిస్థితుంటుంది. చక్కగాన. ఆ! అవునండి.
హుహు. సరిపోతుందంటారు. శుభ్రంగా. <smacks lips> అబ్బా! ఎంత చక్కగా చెప్పారు? హ్మ్. మరీ, ఇప్పుడు ఇంట్లో పెళ్ళిళ్ళు, అవివి జరుగుతాంటాయి కదా!
ఆ! అవును.
హ్మ్. మరా రోజంతా కూడాను, బాగా ఫుల్లు టయాడయిపోతారు.
అవునండి. అవునండి. మ
హ్మ్. మరి ఎలాగా ఆహ్, ఈ తర్వాత రోజున ఇప్పుడు మళ్ళా, మళ్ళా ఉంటానే ఉంటాయి, ఫంక్షన్‌లు కంటిన్యూస్‌గా గానీ, ఇట్లాంటియేదైనా ఉన్నప్పుడు మరి రిలాక్సవ్వటానికి ఏం జేస్తా ఉంటారు? సైలెంట్‌గా అందరిలో నుంచి పక్కకెళ్ళిపోతారా? లేకపోతే ఏంటసలకి?
రిలాక్సవుతా ఆ! పక్కకెళ్ళిపోవడం అంటే, ఇగ అలాంటి టైంలో ఎక్కువ నిద్రపోతూంటాననుకోండి. ఈ ఆ! ఆ! మరి, ఈ శారీరక శ్రమ చాలా ఎక్కువైపోతుంది. ఈ పెండిండ్లనుకోండి, దానికో ఆహ్, ఎక్కువసేపు నిలబడవలసొస్తుంది ఇక్కడ. పెద్దగా ఏ ఇవాళ పెళ్ళిల్లో కష్టాలేమునాయండి? మా చిన్నప్పుడు, మా ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్సు. మా సిస్టర్ మ్యారేజ్.
నిద్రపోతూంటారా? ఆ! అంతే గదా మరి. హ్మ్. అదే గదా! అప్పుడంటే, వడ్డించడాలు అవన్నీ కూడా ఉండేాయి, పెళ్లి భోజనాల్లో.
ఆ! అన్నీ ఉండేవి. వంటలు కూడా ఉండేవి. మనమే వంటలు చేసి వడ్డించి ఆ! ఆ!
హ్మ్. వంటలు కూడా దగ్గరుండే చేయించుకోవాలి. హ్మ్. మరిప్పుడేం జూసారు తేడా?
ఇప్పుడు ఏది మనం చెయ్యం. రి అంటే మనం రిసీవ్ చేసుకోవడానికి కూడా, క్యాటరింగ్ అన్నీ కూడాను. ఇప్పుడు, పెళ్ళకొచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి కూడా మనం మనుషుని పెట్టేస్తే వాళ్ళే ఆత్మీయంగా పలకరించి <chuckles>
అంత. అంత క్యాటరింగేనా? ఆ! ఆ! ఇక్కడ అది కూడాను, ఇప్పుడు పలకరించడం కూడాను, నిలబడినుంచోడం కూడా శ్రమే కదండీ ఇప్పుడు మనకి! ఇప్పుడున్న పరిస్థితుల్లో.
మనం నిలబం అవును. మనం నిలబడం. మనం మ డబ్బులిచ్చేస్తాం. క్యాటరింగ్‌కెలా డబ్బులిచ్చామో అలాగ. లా <giggles> నలుగురు మనుషులకి డబ్బులిచ్చేస్తే...
ఆ! <laughs> ఆ!
వాళ్ళే ఆత్మీయంగా పలకరించి, మె ఇగో పెళ్ళికొడుకు ఫాదరిక్కడున్నడండి, పెళ్ళికూతురు ఫాదరిక్కడున్నాడు అని చెప్తే వాళ్ళే వచ్చి షేకండ్ ఇస్తా. ఆ! అలా అయిపోయింది. ఇప్పుడు శ్రమ లేదు, అందుకని కొంచెం న నిద్రపోవడం లేకపోతే కొంచెం నిలబడ్డం అవుతుంది. అన్
అని చెప్పేసుకుంటావనమాట మొత్తం అంతా. అయ్యో! ఆ! నిద్రపోతే సరిపోద్ది లెండి. వాస్తవంగా. అవును. హ్మ్. మరి ఇట్లాంటి టైముల్లో యోగాలు, ధ్యానాలు అని చెప్పేసినంటే ఇంకా కుదరవనమాట మొత్తం.
సరిపోద్ది. ఆ! ఇవ్ హ్మ్, హ్మ్, ఒకప్పుడు పెళ్ళిళ్ళైతే కొద కుదరవు. మరి ఆ టైంలో కుదరవు. ఆ టా అవసరం కూడా లేదు. అంత స్ట్రెసేం లేదు కదా! ఇప్పుడు పెళ్ళి. పెళ్ళిల్లోని. అదే.
హ్మ్. అంతే కదా! అదే కదా! హ్మ్. మరేదైనా ఊర్లేళ్ళినప్పుడు ఏం చేస్తా ఉంటారు?
ఊరు అంటే, ఇదిగో హ్మ్, కొద్దిగా కష్టం మరి ఊరు మనం వారం, 10 రోజులు తిరుగుతుంటాం కదా! అటు నుంచి రాగానే ఆ! వామ్
కదా! ఆ! ఆ! ఇప్పుడు సరేనండి, ఇప్పుడు ఒక ప్రయాణం చేశారు, ప్రయాణం చేసినెమ్మట్నే మీరు తిరగటానికిష్టపడతారా? లేకపోతే రూమ్‌లో కొంచెం సేపు రెస్టు తీసుకుందాము, చూద్దాము నిదానంగా అని చెప్పేసని అనుకుంటారా?
ఆ! ఇకా శరీరం సహకరించదు కదండీ! ఒక వారం రోజులు తిరిగితే ఒక్కరోజనుకోండి పర్లేదు. ఇవాళ రాత్రి విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాదొచ్చాం. అంటే, ఇంక పెద్ద ప్రాబ్లమేం లేదు. పొద్దున్నే గబ్బగా పరిగెత్తుకుంటూ వెళిపోతాం.
హ్మ్. అంతే కదా! పొద్దున్నే లేసి మన పని మనం చేసుకోవచ్చు. అవును. హ్మ్.
చేసుకోవచ్చు. ఒక 10 రోజులు ఏదైనా లాంగ్ టూర్ కొట్టి వచ్చాము అనంటే అప్పుడు మాత్రం, ఒకరోజు కంపల్సరీగా రే ఆ! ఆ! ఆ! రష్ సహకరించదు.
ఖచ్చితంగాను దెబ్బ పడిపోద్ది. హ్మ్. ఆ బాడీ అనేది సహకరించద్దు. మరి అట్లాంటి టైముల్లో ఏం చేస్తారు? శుభ్రంగా ఒక 2 రోజులు ఆఫీసుకి సెలవు పెడతారా?
ఎళ్ళెక రెస్టు తీసుకోవడం ఆ! ఒక రోజు, 2 రోజులు సెలవు పెట్టి, నిద్రపోవడం గానీ లేపోతే హ్మ్, కొంచెం నిద్రపోవడం, ఎక్కువ నిద్ర. తర్వాత ఆ! ఈ వ్యాయామాలు, హ్మ్, వా యోగా, ధ్యానం ఇలాంటివి చేసుకొని మనం హ్మ్, అలుపు తీర్చుకోవడం అనుకోండి. అలా అవును. అవును.
ఆ! ఎక్కువ నిద్ర. హ్మ్. హ్మ్. అంతే, అంతే. ఎప్పుడన్నా గాని, ఇప్పుడు ఎప్పుడైనా గాని అంటే, ఇప్పుడు ఇంట్లో మనుషుల దగ్గర నుంచి కూడాను, మనకి ఒత్తిడనేదొస్తా ఉంటది అలాగా.
ఆ! అవునండి. అవునండి. అవును.
ఆ! మరి ఆ ఒత్తిడిని తగ్గించుకోంటానికి, ప్రయత్నాలేమేముంటాయి మీకు?
ఇంట్లో మనుషుల నుంచి ఒత్తిడంటే
సినిమాలు చూస్తారా? పాటలు పాడుకుంటారా? ఒక్కళ్ళే కూర్చొని లేకపోతే ధ్యానమే జేసుకుంటారా? ఏం జేస్తా ఉంటారు?
దీనికి ఒక చిన్న మాట చెబుతాను మీకు ఇంట్లో మనుషుల నుంచి. ఒత్తిడింటే, ఆహ్, దానికి ఓ మహాకవి ఒకాయన ఏమని జెప్పాడంటే ఇంట్లో మనిషి ఆ! పేరు మర్చిపోయాను సార్. ఆహ్, ఆ! ఆహ్, ఆ! కష్టం ఆ! కాకపోతే ఆ పద్ ఆయన చెప్పిందేంటంటే, చెప్పులు చెప్పులోని రాయి చెవులోని జోరీగా కంటిలోని నలుసు కాలిముల్లు. ఇంటిలోన పోరంటే ఇంతింత కాదే అన్నట్టు. అంటే చెప్పులో రాయి దూరితే ఆ! చె చెప్పులో రాయి దూరిందనుకోండి. ఎంత నొప్పెడుతుంది? ఒక రాయి దూరితే? చెవులో ఒక ఆహ్
ఆ! చెప్పండి. పర్లేదు. హ్మ్. ఆయన పేరు జెప్పండి మహాకవి గారి పేరు. మర్చిపోయారు. ఇలా కష్టం ఒక్కసారిగ అడిగితే కష్టమా మీక్కూడను? <laughs> ఆ! ఇది. ఇంటిలోనుకో హ్మ్. ఆ! అంతే గదా! మరి నడిచేటప్పుడు ఇబ్బందికరంగానే ఉంటది మనకి కూడాను.
ఎ ఎవ చెవులో ఈగ దూరితే ఎంత నొప్పెడుతుంది? ఈగ ఒకటిది చెవులో ఆ! చెప్పులోని రాయి చెవులో కంటిలో నలుసిపడినాని మనం చూడలేం ముందుకి. కంట్లో ఏదైనా పడితే. కాలిలో ముల్లు గుచ్చుకున్నా ఇబ్బంది పడతాం.
హ్మ్. అది. అంతేగా మరి. హ్మ్.
ఇవన్నీ
ఎన్ని చెప్పారండి కవిగారు మొత్తం అంతా గూడాను ఒక లైన్‌లో చాలా చక్కగా జెప్పారు. ఆ! చెప్పండి చెప్పండి.
<chuckles> <chuckles> ఇవన్నీ ఎంత ఇబ్బంది పెతాయో, ఇంట్లో పోరంటే అంత ఇబ్బంది పడుతుంటా. <laughs> దీంట్లో ఉన్న గొప్పతనం అది. చెప్పు ఆ! ఓ చెప్పులో రాయి
<laughs> అదనమాట మొత్తం అంతా గూడాను. ఆ! ఇప్పుడైతే మీకు ఖచ్చితంగా అది ఉండేదే ఎప్పుడన్నా గాని ఇంకా.
ఆ! ఎవరికైనా ఉంటుంది. ఇంట్లో పోరంటే. ఇది తప్పదు. ఇది ఉంటూనే ఉంటుంది. దీన్ని ఎలాగోలా మనం ఆ! అంతే ఇక కానీ ఏ ఏం చేసినా నచ్చని వాళ్ళంటే ఇంట్లో <giggles> ఉంటారన్నా మన ఇంట్లో ఉంటారు. అందుకనీ హ్మ్.
ఆ! అంతేలెండి వాస్తవం అది. <laughs> హ్మ్. అవును. హ్మ్. మరి వాళ్ళతోటి మరి మాట్లాడడానికి ఇష్టపడతారా కొంసేపు? లేకపోతే ఎలాగ వారి మీద ఏం తీర్చుకుంటారు?
మాట్ మాట్లాడకపోతే ఇంకో ప్రాబ్లమొస్తుంది గదా! మరి ఇంకొంచెం కాంప్లికేటెడ్. <chuckles> ఇంకా కాంప్లికేటెడయిపోతుంది ఇష్యూ అందుకని ఏదో రకంగా మాట్లాడుతూ ఉండడం, లేకపోతే ఏదో మాటలు తీ ఆహ్, పడుతూ ఉండడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. <giggles> ఇంట్లో వాళ్ళ దగ్గరకొచ్చేటప్పటికి <giggles> అవును.
మాట్లాడకపోతే ఇంకో ప్రాబ్లమొస్తది. ఆ! ఆహా! అదే గదా! ఆ! మరీ మీ పిల్లల మీద గాని ఇట్లాగా ఎప్పుడన్నా గాని వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెట్టిన రోజులేమన్నా ఉన్నాయా?
ఆ! పిల్లలేమి ఇబ్బంది పెట్టరండి. అంటే చంటి పిల్లలున్నప్పుడు మాత్రం ఏ ఏదో అంటుండే మరీ.
కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. మరి అట్లాంటి సందర్భాలేమన్నా ఉన్నాయా? చంటిపిల్లలున్నప్పుడు ఇబ్బంది పడి మీకు రెస్ట్ లేకుండా ఉన్నప్పుడు అంటే పుట్టినప్పుడు గానియండి ఇట్లాగా, ఎప్పుడన్నా గాని? ఇబ్బంది ఇబ్బందికరమైన రోజులుంటాయి గదా! ఎయ్యో ఒకటి నిద్ర లేకపోవటం గానియండి, వాళ్ళకి ఒంట్లో బాగనొప్పుడు కానియండి, అలాగా ఏదో ఒకటి. ఏది వ్ సందర్భమేమైనా ఉందా అలాగా?
ఆహాహా! ఆ! ఆ! హ్మ్. అవును! ఆహ్, ఆహ్. ఆ! ఉంటది. అంటే ఒంట్లో బాలేనప్పుడు ఏడుస్తూ ఉండేవాళ్ళు రాత్రంతా. అయ్యి ఆ రాత్రంతా మనం కొంచెం ఎత్తుకోవడం హ్మ్, రాత్రి ఎప్పుడో 11కో, 12కో లే నిద్ర లేచి...
హ్మ్. అవును. లేచి అవును.
ఏ ఏడుపు మొదలెడుతేమో ఫస్ట్ ఆవిడ చూస్తుంది, ఏ నిద్రపోతుందిలే, నిద్రపోగొట్టేస్తుందనుకుంటే, కానప్పుడు ఏం చేయాలంటే, మనం ఎత్తుకొని కొంచెం బయట అలా గాలిలో తిప్పడమో లేకపోతే, ఆ చందమామ చూపించి, అది చూపించి, ఇది చూపిస్తే పావుగంట, అరగంటకే నిద్రపోవడం జరుగుతుంది. ఎందుకంటే...
హ్మ్. అంతేగా మరి. హ్మ్.
ఒంట్లో బాగులేనప్పుడూ, వాళ్ళు చెప్పుకోలేరు కదా! నాకు ఇలా బాగులేదు, తలనొప్పుంది, కాళ్ళ నొప్పుంది చెప్పుకోలేరు ఆ వయసులో. ఆహ్, ఆ అలాంటి టైంలో ఇలాంటివి చేస్తూంటాం. బయటని తిప్పడం కానివ్వండి. ఆహ్ అది చేస్తే ఒక అరగంట గంట అప్పుడు నిద్ర లేకుండా ఉండిపోద్ది.
అదే గదా! హ్మ్. హ్మ్. అవును. అలా చే అప్పుడు నిద్రబోతారు శుభ్రంగా. మీరు కూడాను కావాల్సినంత సేపు, మరి తర్వాత రోజు ఆఫీస్‌ని ఎలా తీసుకుంటారు?
అందరు. తర్వాత రోజంటే అదే ఒక గంటే కదా! వేస్ట్ అయింది. కాబట్టి వెళ్ళిపోవడమే. ఆ! మరీ ఇది పెద్ద ఇష్యూ కాదండి.
అంతేనంటారు. హ్మ్. మరి ఆఫీస్‌కి లేటెళ్ళిన రోజులేమన్నా ఉన్నాయా?
హ్మ్. లేటే వెళ్ళాను సర్వీస్ అంతాను. ఎప్పుడు <chuckles> తొందరగా
సర్వీస్ అంతా గూడా లేటెళ్లారు అయ్యో! ఆ!
<chuckles> లేటే ఎల్ తొందరగా ఎప్పుడు వెల్
మరెక్కడా గూడా ఇబ్బంది కలగలేదా మీకు మరి?
ఇబ్బందుంది. కొత్తలో ఇబ్బందుండేది. క్రమక్రమంగా వాళ్ళకలవాటైపోయింది. ఆ! హ్మ్. ఒకరు అనగానేమి
ఆ! వాళ్ళకలవాటైపోయింది. హ్మ్. దాని తర్వాత మరీ ఇప్పుడు ప్రొఫెషనల్‌గా మీరు అంటే ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీ ఒక్కొక్క మెట్టు ఎదుగుతానే ఉంటారు.
ఆ! ఆ! అవును.
ఎదిగినప్పుడు మీరు మొదట్లో పడ్డ కష్టం, మీరు ఎదిగిన తర్వాత పడ్డ కష్టం, ఏంటి? దానికి మధ్యన సమతుల్యత ఎలాగ మెయిన్‌టైన్ జేశారసలకి?
ఆ! ఆ! హుహు. కష్టం ఎప్పుడైనా ఒకటేనండి. పనీ హ్మ్. అంటే ఎవరి పని వాళ్ళు చేస్తారుగా ఆ!
అవునా! హ్మ్. అంటే, ఆ లెవెల్ పెరిగే కొద్దీ పెరుగుతా ఉంటది కదా! కష్టమనేది కూడాను. ఎక్కువ మందితోటి మాట్లాడాల్సినొస్టా ఆ! ఎక్కువ మందితోటి మాట్లాడ్డం కానిండి, ఎక్కువ మందిని హ్యాండిల్ చేయడం కానిండి, ఇలా ఉంటాయి కదా! ఎయ్యో ఒకటి మొత్తం అంతా కూడాను.
హుహు. అ అ అది ఏంటిగా అనుభవం వస్తుంది కాబట్టి, ఏం అప్పుడు హ్మ్, ఇంగ పెద్ద కష్టం అని అనిపించిదనమాట. ఇప్పుడు చూడండి నీకు మీకు సులువుగా అర్థమవ్వాలంటే ఆహ్, ఇప్పుడు మా ఆవిడ వంట జేస్తూ ఉంటుంది. వంట జేస్తుంటే దాని మీద ఏదో వేడిగా పెనం మీద వేడిగా ఉన్నా కూడా ఇలా చేయి పెట్టి తీసేస్తుంది బయటికి అది...
ఆ! అవునా! హ్మ్. హ్మ్. హ్మ్. చేస్తున్నారు. ఎందుకని?
ఆవిడికి అలవాటైపోతుందది. అది ఆ చిన్న వేడి తట్టుకోగలుతుంది ఆవిడ చెయ్యి.
ఆహా! ఇది ఎగ్జాంపుల్. ఓకే. ఆ వేడిగా ఉన్నా గాని తనకలవాటయిపోయింది కాబట్టి ఇంకా చేతికి వేడి తెలియట్లేదు.
ఆ! ఆ! వేడి లేదు తీసేస్తుంది చేత్తో ఇలా ఏం పట్టుకోకుండా. అదే నేను వంటపోయి దగ్గరికెళ్తే, హ్మ్. ఒక అగ్గిపుల్ల గీసి గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు కూడా నా చెయ్యి కాలిపోయింది నాకు. నాకలా కాలిందనమా
ఆ! హ్మ్. అయ్యయ్యో! ఆ! మీకలవాట్లేదా పని.
అంటేం, అలవాటు లేదు. అంటే అలవాటైతే మనం ఎలా అయినా చేశాం. అలాగేం
హ్మ్. మనం ఎంత కష్టమైనా గానీ అది ఈజీగానే ఉంటది మొత్తం అంతా కూడాను.
ఈజీగా ఆ! అలా మనం పై స్థాయికెళ్ళామనుకోండి. అప్పుడేమంటే మనకి ఈజీగానూ ఉంటదది. హ్మ్ మా కొంచెం ఎక్కువ కష్టం ఉంటుంది. కింద వాడికన్నా, పై వాడికి. కానీ అలవాటయిపోతుంది గాబట్టి పెద్దగా కష్టం అనిపించదు. ముందే ఎలా డీల్ చేయ
అంతేగా మరి? హ్మ్. అదే గదా! మరి ఎప్పుడన్నా గాని ఆఫీసుల్లో, ఆఫీసుల్లో ఇలాగా పార్టీలు అవి ఇవి జరుగుతా ఉంటాయి గదా! మరి మీ సారథ్యంలో ఏమన్నా జరిగినియా పార్టీలలాగా?
ఆ! ఓహ్! చాలా జరిగాయి. ఎన్నో! <chuckles> చాలా ఎన్నింటే అన్ని పార్టీలు. ఆ పార్టీలకేం
చాలా జరిగాయా? ఆ! మరి ఆటన్నిటిని కరెక్ట్‌గానే మెయింటైన్ జేసారా? ఎప్పుడైనా తప్పు జరిగినప్పుడు గానీ, ఆటిల నుంచి ఎలాగ రిలాక్స్ అయింది?
అబ్బెబ్బే! పార్టీల్లో అసలు తప్పెప్పుడు జరగదు కదా! తప్పు జరిగినా కూడా క్షమించేస్తా. హ్మ్. వాళ్ళు తప్పు జరిగిన వాళ్ళు క్షమించేస్తారు. అలాంటి వాళ్ళుంటారు పార్టీలో. పని చేసేటప్పుడు తప్పు జరిగితే ఇబ్బందిగానీ. పార్టీలో అసలు జరగదు అక్కడ ఆ! వాళ్ళకి
ఆ! పార్టీలో తప్పు జరగదు. అదే గదా! ఆ! అంతే, అంతే. హ్మ్. అంతే. అంతే గదండీ వాస్తవం ఇది. హ్మ్. ఇప్పుడు మరైతే మొత్తానికైతే మీరు రిలాక్సేషన్ కోసం యోగాలు, మెడిటేషన్‌లు హ్మ్, నిద్రపోటాలు. ఇంకంతకు మించి ఇంకేమవసరం లేదనంటారు?
ఆ! అవునండి. ఇంకా అక్కర్లేదండి. ఇంకా ఏం చేయగలం మనం? హ్మ్.
అంతే. అంతే గదా! మా నిమిత్త మాతృలం మానవజన్మనేది. అంతే కదా! హ్మ్. అది. చాలా చక్కగా ఆహ్, మీ జీవితంలో జరిగిన రోజులు గాని, గుర్తు తెచ్చుకొని ఆహ్, ప్రతీది కూడాను ఎలాగా? ఏంటి? అనేది రిలాక్స్ అయింది మీరు సందర్భాలు గాని అవన్నీ చాలా చక్కగా వివరించారు. మీతోటి మాట్లాడడం నాకు చాలా సంతోషం అనిపించిందండి. ధన్యవాదాలు.
అంతేనండి. అంతేనండి. అంతేనండి. ఆ! హ్! అవును. అవునండి. నాకు కూడా మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.